ఖచ్చితంగా మనకీ ముందు జనవరి ఫస్ట్‌కి ముందు వచ్చే పన్ జనవరి ఫస్ట్ తర్వాత వచ్చే పండగేంటంటే, సంక్రాంతి అండి. కొంతమంది ఏంటి అంటే ఈ జనవరి ఫస్ట్ ముందునే ఇవన్నీ ఇది సంవత్సరం మారుతుంది అని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ జేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే మా అమ్మంతే చేస్తారనమాట. ఆ! ఒకొక్ హ్మ్. ఈ బెడ్ రూములు 2కి ఒకరోజు పెట్టటము. ఈ హాలొకరోజు ఒకటి. ఈ కిచెనయితే ఇంకసలు చెప్పే పనే లేదండి! ఒక
అవును. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. అవును. డెఫినెట్‌లీ కంపల్సరీగా 2 డేస్ టైమ్ పడుతుంది కిచెన్‌కి కదా! హుహు.
ఆ! ఖచ్చితంగా అసల ఆ గిన్నెలన్నీ తీసుకొచ్చి, కడిగి, మళ్ళీ తుడిచి, పెట్టి అసలవి ఎందుకుంటాయో అర్థం గాదు. ఆ గిన్నెలసలు ఎందుకు కొంటారో అర్థం గాదు. ఎప్పుడు వాడతారో గూడా అర్థం కాదనమాట.
అంటే కొన్ని అవును. అవును. అవునండి. ఇక్కడొక డౌటు అమ్మవాళ్ళు ఎందుకసల అన్ని గిన్నెలు కొంటారు. మళ్ళీ వాడకుండా పైన పెట్టేసారు. దానికి రీజనేమంటారు జెప్పండి? అంటే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఇదొక బాధ్యతనేది. హ్మ్.
ఆ! ఏ నిజంగా నేను హ్మ్. అవును. నేను పద్దాకలు చెప్తూ ఉంటా, అమ్మ ఎందుకమ్మా ఈ గిన్నె పనికి రాదుగా బయటేసేద్దామా, లేదంటే ఇంకొకళ్ళు వస్తారు గదా! ఎవరికన్నా యేసేద్దామా అది, ఇది అంటా ఉంటా. "ఏహ్! లేదు అట్లా వేయ్యగూడదు. ఎప్పటి నుంచో ఉంటున్నాయి ఉండలి," ఎందుకమ్మా అవసరం లేదు. "ఎందుకవసరం లేదు రేపొద్దున పది మందొచ్చారనుకో వంట చేయాలనుకో గిన్నెలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తామా ఏంటి?" ఈ డైలాగ్‌లు చెప్ <chuckles>
<chuckles> ఓకే. ఓహో! ఓకే. ఓకే. ఓకే. నిజంగానే ప్రతి ఒక్క మదరు ఇలాంటి డైలాగనేది కొడుతూ ఉంటారు.
<giggles> ఈ డైలాగ్‌లు చెప్తారనమాట. ఇంక అప్పడికి మనమేమి చేయలేము. ఆ సైలెంట్‌గా ఉండటం తప్ప. సో, ఈ ఇల్లు క్లీనింగయి హ్మ్.
హ్మ్, హ్మ్. అంటే మ్ మీరు క్లీనింగ్ విషయంలో హెల్ప్ జేస్తారా మరి ఆంటీకి?
ఆ! ఖచ్చితంగా చేస్తా అండి. అసలు నేను చాలా వరకు ఏంటంటే, నే ఈ గిన్నెలు కడిగే దగ్గర తప్ప అవి గిన్నెలన్నీ ప బయటకు తీసుకురావడము షెల్ఫ్‌ల్లో నించి తీయ్యటము ఆ పేపర్స్ అయన్నీ తీయటము ఇవన్నీ నేనే చేస్తూ ఉంటా అనమాట. అమ్మకేక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు నచ్చదు ఎందుకంటే కొంచెం మనం ఉన్నాం కదా! వాళ్ళెందుకు చేయ్యాలి. అనే ఒక ఆలోచన ఉంటూ, ఉంటుంది నాకు. అందుకని చెప్పి నేను బా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా అమ్మ గిన్నెలు కడుగుతుంటే నేను తుడిచి
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవును. అంటే